నిజంగానండి. అలాంటివి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేస్తేనే చాలా మంచిదండి. నెక్స్టు మీరు బాగా గమనించినట్టయితే ఈ ఫోటోలవి కూడా మార్ఫింగ్ అని అవి ఇవి వస్తున్నాయండి బాగా. అంటే మన మొఖాన్ని తీసి ఇంకో ముఖం పెట్టి ఆ ఫోటోలాంటివొస్తున్నాయి. మరి అలాంటివి చూసినప్పుడు మరి మీరు ఎలా వాటికి రియాక్టవుతారు? ఎలా వాటిని నమ్మాలా వద్దా అని ఫిక్సవుతారు?
మోస్ట్‌లి అవి నమ్మడం ఆ! కొన్ని వెబ్‌సైట్స్ ఉంటా‌యండి. అవి ఫేకా, రియలనేవి కొన్ని డిటెక్ట్ చేసి అవి డీప్ ఫేక్ నుంచి ఒచ్చాయా లేవా అనేది సెన్స్ చేసేటట్టుగా ఉంటాయి కొన్ని.
ఓకే. వెబ్‌సైటుల్లో మనం ఈ ఫోటో గాని వాళ్ళకందించినట్టుంటే అది నిజమా, కాదా అన్నది కూడా అలాంటి వెబ్‌సైట్లనేవీ చెప్తూ ఉంటాయా?
చెప్తదది. చెప్తుంటయి. అవి నిజంగానే గూగుల్లో నుంచి కూడా ఒచ్చినవి కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేసి ఇలా అని చేంజెస్ చూపిస్తాయి. కానీ గూగులే కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి అటిల్లో మనం అప్‌లోడ్ చేసిది రియలా? ఫేకంటే, ఆ న్యూస్ కూడా రియలా ఫేక అనేది మనకి చెప్తది.
ఓహ్! చాలా గొప్ప విషయం అండి. ఓకే. ఈ గూగుల్లో వాటిల్లో కూడా మనకి ఇలాంటివి పెట్టుకున్నట్టయితే అది నిజమా అబద్ధమా అన్నది కూడా తెలుస్తుంది. ఆ!
ఉన్ ఉన్నాయి. గవర్నమెంటు కూడా కొన్ని గర్ల్స్‌కి సపోర్టెడ్ గవర్నమెంట్ వెబ్‌సైట్స్ ఉంటాయి. అందులో ఏవైనా మాల్ఫ్ చేసినా లేదంటే ఈ డీప్ ఫేక్‌తో ఫేస్ మాఫింగ్ ఇలాంటివేవైనా చేసినా ఆ ఫోటోస్ తీసుకెళ్ళి డైరెక్ట్ గవర్నమెంట్ అప్‌లోడ్ గవర్నమెంట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే రీజనిది నేను ఇది నా‌ను నేనిలా చేయలేదని రిపోర్ట్ సబ్మిట్ చేస్తే అది కంప్లీట్‌గా గవర్నమెంట్ ఆ గూగుల్ నుంచి అది బ్లాక్ చేసేస్తాయి ఆ ఫోటోసన్ని.